ప్రతి మనిషి జీవితంలో విఫలత అనేది ఒక సాధారణమైన విషయం. కానీ, కొంతమందేంటంటే, ఆ విఫలత అనేది జీవితంలో తీసుకోలేకపోతారు. నాకు ఏ యటెంప్ట్ ఏ యటెంప్ట్‌లోనైనా ఫస్ట్ సక్సెస్ అయిపోవాలనే జూస్తారు, ఎప్పుడైనా. మీరెప్పుడైనా విఫల ఆహ్, ఎల్ ఎందులోనైనా విఫలం చెంది, మరీ నాకు సక్సెస్ ఎందుకు రాలేదని ఫీలయ్యారా?
అవును. కరెక్టే ఆ! యాహ్! అయ్యాను. అంటే ఇప్పుడు విఫలత ఈ ఓటమనేది చాలా మటికి ఎక్కువ మనకి ఆహ్, ఎడ్యుకేషన్ గాని, ఉద్యోగం గాని ఇట్లాంటి వాటిల్లో చాలా చూస్తా ఉంటాము. బట్ ఆహ్, నా లక్కో బ్యాడ్ లక్కో అనుకుంటే వాటన్నిటిలో నాకన్ బానే ఉండేదనమాట. అంటే ఆహ్, స్టడీస్‍లో గాని, ఆహ్, లేపోతే జాబు వెతికిన జాబ్ గ్ రావడం గాని అన్నీ బానే ఉండేవి. ఎక్కడ నేను ఓటమికిట్లా ఏం లేదు. కాకపోతే ఆహ్, నా బ్యాడేంటంటే ఫ్యామిలీలోనే, నాకు చాలా ఎక్స్‌పీరియెన్సెస్‌ అలాంటివి చాలా జరిగినయి అనమాట.
హ్మ్. అవును. ఓకే. ఓకే. హ్మ్. అయ్యో! ఓకొ. అయితే మీకు ఆ ఫ్యామిలీ‌లో ఎక్స్‌పిరియన్స్ అన్నారుగా ఒక ముఖ్యమైన అంటే మీరు ఇప్పడికి గుర్తుండిపోయేది ఏదైనా ఉందా?
అవును. ఎప్పటికీ గుర్తుండిపోయేదంటే ఆహ్, ఏం లేదు. ఇప్పుడు ఒక అమ్మాయికంటే పెళ్ళంటే చాలా పెద్ద పండగ కదా! నా పెళ్ళి టైమ్‌లో మా మమ్మీకి బాగోకపోవడం.
ఆ! ఓకె. అవును. అయ్యో!
ఆహ్, ఎట్లా అంటే నా రిసెప్షన్‍కి మా అమ్మ లేదు, హాస్పిటల్‌లో ఉంది.
ఓహ్!
ఆహ్, ఈ అలా పెళైపోయిన తర్వాత మళ్ళీ నేను అట్లా హాస్పిటల్స్‌కి తిప్పి తిప్పితి అంటే <smacks lips> ఆ కిడ్నీ ఫే కిడ్నీ డిసార్డర్ అని అట్లా చెప్పడం జరిగిందనమాట.
అయ్యో! అదే మీరు కొంచెం మ్యారేజై మ్యారేజైన హ్యాపీనెస్ కాకుండా ఇటు సైడ్ అమ్మగారికి అలా ఉండడం చాలా
ఆ! అట్లా హ్మ్. అసల ఏమి లేదు. మ్యారేజైదనే హ్యాపీ అనేది ఇంక అసలు లేదు.
అదే. అదే, అదే.
ఎందుకంటే ఆ మ్యారేజ్ ముందు రోజు దాకా కూడా మా అమ్మకి ఏం లేదనుకున్నాం. మ్యారేజ్ ముందు రోజు కింద పడిపోయిందనమాట అంటే కళ్ళు తిరిగి అట్లా.
హ్మ్. ఓహో!
ఆహ్, ఆ రోజేంటంటే హాస్పటల్ తీసుకెళ్లేదు. మావులుగా డా ఇంటికే ఒచ్చి సెలైన్ పెట్టడం అట్లా జరిగింది. సో, అందరేమనుకున్నారంటే, ఆహ్
ఓకె. అంటే, అంటే, మ్యారేజ్ ముందు రోజు గాకుండా, అంతకు ముందు నుంచి ఎలాంటి ఆరోగ్య సమస్యలు గానీ, అలా లేవా?
అంటే, చిన్న చిన్నవి ఉన్నయి. కాళ్ళు నొప్పులు అట్లనేది. అయితే, నేనేంటంటే, హాస్పటల్‍కి తీసుకెళ్ళడమంటే, కొంచం మెడికల్ సైడు ఉన్నాను గాబట్టి, నేను వర్క్ చేసే హాస్పటల్‌కే తీసుకెళ్ళాను.
ఓకే. ఓకే. హుహు.
ఆ! అక్కడగ డాక్టర్స్ చూసి, ఏం లేదు. అంత బా అప్పుడేంటంటే, మనకి కిడ్నీ ఆహ్, డిసార్దరనెట్లా తెలుస్తదంటే, ఇట్లా క్రియాటిన్ ఆహ్, ఇంత 1.5 కన్నా ఎక్కువుంటే ఛాన్సెసనమాట.
ఓకే.
సో, అప్పుడు క్రియాటిన్ అవి గూడా ఏమి ఎక్కువ లేవు.
హ్మ్.
అంతా నార్మల్‌గానే ఉంది. ఆ! సో, "ఏం లేదమ్మా. అంటే, మీ ఆహ్, అమ్మగారే కొంచం ఆహ్, సైకలాజికల్‌గా ఫీలవుతున్నారు" అట్లా అన్నారనమాట డాక్టర్ గూడా.
ఓకే.
సో, అట్లా అనీ ఆహ్, ఇంక తనే ఏవన్నా నిజంగానే ఇట్లా సైకలాజికల్‌గా ఫీలవుతుందా ఏంటనే, అని అనుకున్నామనమాట మేము. ఎందుకంటే, స్వెల్లింగు లేదు. హ్మ్.
త హుహు. అంటే, ఇదంతా హ్మ్. ఇదంతా పెళ్ళికి ముందే అనుకున్నారిలా సైకలాజికల్‌గని.
అవును, అవును.
హ్మ్.
పెళ్లి అయిన తా తర్వాత ఏంటంటే, ఇంకా ఒక్క 1 వీక్‌కి మళ్ళీ ఇంకా హాస్పిటల్స్‌కని హైదరాబాద్ తీసుకొచ్చి, అన్నీ చెక్ చేయించి, చూస్తే, ఆ 2 కిడ్నీస్ దెబ్బతిన్నాయి అన్నట్టు చెప్పారనమాట.
అయ్యో!
అది, ఆహ్, ఎలా అంటే నువ్వు ఎంత చదువుకున్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్న పేరెంట్స్ కన్నా ఎక్కువ కాదు కదా!
ఏది? అవును. అది నిజం. అసలు ఎలా అంటే, మనకి బయట వాళ్ళ స్నేహితుల దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా గూడా, కొంచెం ఫీల్ అయితం గనీ, మరీ ఇంట్లో వాళ్ళు అది గూడా ఒక ముఖ్యమైన, ఆహ్, ఒక ఫే సిట్యుయేషన్‌లో రావడం, అది మీకు ఇంకా చాలా బాధాకరమైంది అనుకుంటా!
అవును. అవును, అట్లా ఒక 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ తర్వాత, మళ్ళీ నేను కన్సీవ్ అవ్వడం అట్లా అయ్యింది అనమాట. కానీ, అమ్మ దగ్గరే ఉన్నాను.
హ్మ్. ఓకే. అంటే 2 ఇయర్స్ అమ్మగారి దగ్గరే ఉన్నారా మీరు?
ఆ! అంటే, ఆన్ అండ్ ఆఫ్‌గా ఉండేదాననమాట. ఆహ్, అంటే, ఒక మంత్ ఎళ్ళేదాన్ని, ఒక మంత్ వచ్చేదాన్ని. డయాస్ డయాలిసిస్‌కి అట్లా తీసుకెళ్లడం అట్లా జరిగిందనమాట.
ఆ! ఓకే. హుహు. ఓకే. మీకు కొంచెం అలాంటి వా అంటే, దాని మీద కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. కాబట్టి మీరు అమ్మగారితో ఉన్నారు. హ్మ్.
ఆ! ఉంది కాబట్టి. ఆహ్, ఏంటంటే, ఇంక నేనే తీసుకెళ్లాలి. అంటే నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది కదండీ! అసలు డాక్టర్స్ ఏం చెప్పారు, ఏంటనేది ఎంత డ్యాడీ తీసుకెళ్ళినా గాని.
అవును. నిజంగా. హ్మ్. హ్మ్. హ్మ్.
సో, ఇంక అట్లా బాబు పుట్టినా ఆహ్, 5 మంత్స్‌కి చనిపోయారన్నమాట మదరు.
అవును. నిజం అది. ఓకే. ఇంకా బాబు పుట్టి, బాబుని చూసి, ఆహ్, వరకు ఉన్నారంటే మీరు చాలా ఆనందించారు అనుకుంట నాకు తెలిసి. అప్పటి వరకు కాపాడుకున్నారు మీ అమ్మగారిని.
ఆ! హ్మ్. అంతే. కానీ <smacks lips> ఏంటంటే ఆహ్, ఉమెన్ అన్నాక పెళ్ళనేది మెయిన్. ఒక ఆహ్, క బాబు పిల్లలనేది మెయిన్ నాకేంటంటే ఏదీ లేదు.
హ్మ్. హ్మ్. అవును.
అంటే. బాబు పుడితే ఇప్పుడు, ఒక యాజే మదర్‌గా, మదర్ ఎఫెక్షన్ ఎక్సపెక్ట్ చేస్తాం. అది <chuckles> వన్స్ మదర్ అయ్యాకే తెలుస్తది అంటారు కదా! అది నేను ఎక్స్పీరియన్స్ చేసానన్నమాట.
హుహు. అవును.
అనిపిచేది అసలా ఎ అబ్బా! ఉంటే బాగుండు. ఎందుకంటే, నేను ఇంకా ఒక్కదాన్నే చేసుకోలేను. <smacks lips> అంటే ఎలా అంటే, నాకు కింద స్టిచెస్ పడినయి, ఆ కింద స్టిచెస్ పడి డబల్ పడినియన్నమాట. యాహ్! అయినా కూడా నేనే కింద కూర్చుని స్నానం చేయించుకోని
హుహు. అవును. అవును. చేసుకోలేరు. హ్మ్. హుహు.
ఆహ్, అత్తగారు అట్లా చేయలేరన్నమాట. ఆవిడ పెద్దావిడ.
హ్మ్. ఇటు అమ్మగారికి కూడా కొంచెం హెల్త్ బాగోలేక మీరు స్వయంగా జేసుకున్నారు.
ఆ! ఇక అన్నీ ఆహ్, ప్రతీది నేనే అన్నమాట.
హ్మ్. ఇలా అం
అట్లా ఉండేదన
ఇదొక విఫలతగా గాదు ఒక ఒక సాడ్ మెమొరీ అని జెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మీరు
ఆ! అంటే హ్మ్.
నాన్నగారు అంటే ఇప్పుడు అమ్మగారికలా అయిందని, నాన్నగారు గూడా కొంచెము ఆరోగ్య సమస్యలు అలా ఏమన్నా ఒచ్చి ఇంకా కొంచెం బా
అది గూడా అయింది. అందుకే ఆ మెయిన్ విఫలత అనేది. నేను ఎట్లా అంటే ఎంత ఎడ్యుకేషన్ పరంగా నాకు గు ఆహ్, డిస్టింక్షన్ వచ్చిందన్నమాట మెడికల్‌ది. ఆహ్, ఆహ్, డిస్టింక్షన్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది. పెళ్ళికి ముందు 5 ఇయర్స్ మంచి పొజిషన్‌లో చేశాను. ఆ పెళ్ళయిన తర్వాత బాబు కోసం ఆహ్, ఇంకా బయటికి యెళ్ళలేకపోతున్నాను. ఇప్పటికీ యెళ్ళలేను, బాబుకి 5 ఇయర్స్ ఒచ్చినాయి. సో చూసుకోడానికి నాకు ఎవరూ లేరు. అట్లా నాన్న సిక్ అవ్వడం అయింది. ఆహ్, నా బ్యాడ్ ఏంటంటే నాన్నగారు గూడా చనిపోయారు.
హ్మ్. ఓకే. హ్మ్. ఆ! ఓకె. చూసుకోవాలి. హ్మ్. హ్మ్. అయ్యో! అది
ఆ! అంటే అదేంటంటే నేను జాబ్ జాయిన్ అయ్యాను. టూ తౌసండ్ ట్వంటీ త్రీ‌లో జాబు మళ్ళీ జాయిన్ అయ్యాను. సారీ టూ తౌసండ్ ట్వంటీ టు మే‌లో జాయినైయ్యాను.
హ్మ్. ఓకే. హ్మ్.
టూ తౌసండ్ ట్వంటీ త్రీ జాన్వరి‌లో డ్యాడీ‌కి బాలేదని ఫోనోచ్చింది.
ఓహో! మీరు జాయిన్ అయిన కొత్తలోనే.
మళ్ళీ ఆ! అంటే 8 మంత్స్ అయింది. ఎయిట్ నైన్ మంత్స్ అయింది. అదేంటంటే నా ఆహ్, అదేంటి నేను చదువుకున్న దానికి నేను జాయిన్ అవ్వలేదు, ఎందుకంటే బయటికెళ్ళాలి. నేను చదువుకున్నది మెడికల్ సైడ్ అంటే కంపల్సరీ బయటికెళ్ళాలి. అవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేవి కావన్నమాట.
ఆ! ఓకే, ఓకే. హ్మ్. హ్మ్. అవును.
సొ, కంప్లీట్ ఫీల్డ్ మార్చుకొని వేరేది జాయిన్ అయ్యానున్నమాట. యాస్ ఏ స్టూడెంట్ మెంటర్‌గా అట్లా అలా జాయిన్ అయ్యాను.
హ్మ్.
సో ఇంక మళ్ళీ డ్యాడీకి బాలేదని మళ్ళీ ఆయన్ని హైడ్రాబాడ్ తీసుకెళ్ళి, ఇట్లా తిప్పడం అది ఇదని ఆహ్, మానేసానన్నమాట మళ్ళీ జాబు.
ఓకే. ఎక్స్‌ట్ర బర్డెనైతది అనేసి, ఇది ఇంపార్టెంట్ అనేసి దీనికొచ్చేసారు ఇటు సైడ్.
అవును మానేసాను. అప్పుడు తిరగడం కూడా ఎట్లా తిరిగామంటే, ఇంకా ఆప్షన్ లేదు. ఆయనకి టీఏవీఆర్ సర్జరీ ఏదో చేయాలి, దానికి 40,00,000 అవుతదన్నారు.
హ్మ్. ఓహ్!
ఆ! ఇంక అయినా సర్జరీ చేయించాము. అన్నీ చూసుకున్నాం, బానే ఉంది. ఒక సంవత్సరం బానే ఉన్నారు. ఆ! పోయినియరూ జులైలో చనిపోయారు మళ్ళీ స్ట్రోకొచ్చి.
హ్మ్. ఓకే. అంటే, అంత వరకు నాన్నగారిని మీరే జూసుకున్నారనమాట. ఇంట్లో య అన్నీ చేసుకుంటూ, చూసుకుంటూ. అట్
ఏ అవునవును. ఆహ్, స్టార్టింగ్‌లో అయితే, మొత్తం స్నానం దెగ్గిర నించి మొత్తమన్నీ. ఇంక మానేసానుగ కదా! ఆహ్, జాబ్ కూడా మెయిన్‌గా ఆయన కోసమే మానేశాను.
అవును. ఓకే.
ఇంకా, ఇంక చిన్నపిల్లని చూసుకున్నట్టే చూసుకున్నాను. అంతా సెట్టయిపోయింది. బావుంది. మళ్ళీ ఆయన ప్లేస్‌కెళ్ళిపోయారు. ఇంకొక 10, 15 డేసయితే కంప్లీట్‌గా మా దగ్గరికి షిఫ్టయిపోడానికి అన్ని అరేంజ్‌మెంట్స్ కూడా చేసుకున్నారనమాట.
హ్మ్.
అరేంజ్‌మెంట్స్ చేసుకొని, వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా నాగ్‌పూర్‌లో ఉంటారు, కలిసొచ్చేస్తాను, యూఎస్ నుంచొచ్చారు అని చెప్పారు.
ఓకే.
మేవప్పడికే అన్నాము, ఒక్కళ్ళే ఎందుకంటే, లేదు ఇంకొక ఫ్రెండ్ గూడా ఉన్నాడు. ఇద్దరం గలిసెళ్తున్నామనన్నారు.
హ్మ్.
సో, ఆహ్, హ్మ్, నా బ్యాడేంటంటే, అక్కడకెళ్ళాక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రిటర్నవ్వాలి. ఆ డే నైట్ 8:00 ఓ క్లాక్‌కీ డిన్నర్ జేద్దామని యెళ్ళారంట. సో, అక్కడే ఆహ్, బిల్లు, పేమెంట్ జేస్తా పడిపోయారు. మనమిప్పుడు చూస్తాం జూశారా? జ నుంచోనుంచోనుండి పడిపోయినట్టు.
ఓకే. ఆ! అవును. అవును.
హ్మ్. అట్లా అయిపోయి, అయిపోయారనమాట.
హ్మ్.
అదే అనిపిస్తది అన్నమాట నాకు, ఎంత సక్సెస్ అయితే ఏంటి? ఆ లైఫ్‌నే, పేరెంట్సే పోయారు కదా! అనేది, నాకైతే ఇంకా అది మెయిన్ అనిపిస్తుంది మరి
హ్మ్. అది. నిజంగా చాలా బాధాకరమైన చాలా అంటే, అసలు మర్చిపోలేని విషయాలు ఇవాంటివి చెప్పేది కూడా. కానీ, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు కదా! సో, మీరు ఇలాంటి ఇప్పుడు ఇద్దరూ ఆరోగ్య సమస్య వల్లనే ఆహ్, చనిపోయారు. మీరు ఇలా ఇలాంటి జాగ్రత్తలు ఇప్పుడు ఇంట్లో ఇలాంటివి రాకూడదు, ఇలా మళ్ళీ జరగకూడదనేది అని, ఎలాంటి ముందు జాగ్రత్త తీసుకుంటారా ఇంట్లో?
హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. ఆ! ఇప్పుడైతే తీసుకున్నానండి. అంటే, డ్యాడీ చనిపోయిన వెంటనే ఏంటంటే ఆ కార్యక్రమం అప్పడికే కరెక్ట్‌గా అప్పుడే నేను కన్సీవ్ అయ్యానని తెలిసింది మళ్ళీ.
హ్మ్. హ్మ్.
ఆ! కానీ, అది ఆహ్, నిలబడలేదనమాట. 5 మంత్స్‌కే మళ్ళీ అబార్ట్ అయిపోవడం, కొంచెం ఆ డిప్రెషన్ వల్ల. ఇంకా ఇట్లా అయితే కాదు అని ఆహ్, ఏంటంటే, ఏ మమ్మీ షుగర్ వల్ల వచ్చింది, డ్యాడీకి బీపీ వల్ల ఓచ్చింది. యాస్ ఏ కిడ్‌గా అంటే నాకు ఓస్తది. నాకు ఓచ్చినా పర్లేదు ఇప్పుడు నాకు ఇంకొక బాబు ఉన్నాడు కాబట్టి, నాకు నేను ముందు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి కదా!
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. తనకి రాకూడదు. అవును.
సో, ఇంకేంటంటే, ఎక్సర్సైజెస్ అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ ఎంత పనున్నా సరే! ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఎక్సేర్సైజ్ అంటే ఈ షుగర్, బీపీలు ఇలాంటి హెల్త్ ఇష్యూస్. నాకు సిస్ట్స్ వచ్చినీయి మధ్యలో ఓవరీస్‌లో.
హ్మ్. ఓకే. ఓహో!
సో, అంటే ఈ టెన్షన్స్ ఈ, ఈ దానివల్ల మొత్తం హెల్త్ అంతా అప్సెట్ అయిపోయింది.
అవును. మొత్తం ఆలోచించి, ఆలోచించీ కొంచెం బాడీ అంతా అదీ
ఆ! మొత్తం అయిపోయింది. ఎ ఎలా అంటే ఇంకా బెడ్ ఆహ్, ఒక 5 మంత్స్ బెడ్ కత్తుక్కుపోయానన్నమాట చెప్పాలంటే.
అయ్యో! హ్మ్.
ఆహ్, హస్బెండ్ చేయడం ఇట్లా ఉండేది. ఇంక ఇట్లా నాకు నేను కొంచెం సెల్ఫ్‌గా బాబుని చూసుకోవాలనే ఇదితోనే మళ్ళీ బ్యాకప్ తీసుకొని ఒక స్టెప్ తీసుకొని. ఓ ఏ చిన్న పని ఉన్నా సరే! డీవియేట్ అయిపోతాననమాట. అంటే ఖాళీగా కూర్చోకుండా, ఏదైనా సరే చిన్న పని. అయితే వంటగాని లేకపోతే, ఇంట్లో సర్దడంగాని బయటికెళ్ళడంగాని, కొంచెం ఎవరితోనన్న మాట్లాడడం గాని అట్లా ఏదో ఒకటి డీవియేట్ అయితే అవుతాననమాట.
ఓకే. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. అంటే, ఇన్ని జరిగాయి గదా! అంటే, చాలా వరకు అద్ అందులో నుంచి బయట పడలేం అంత తొందరగా. చాలా టైమ్ తీసుకుంటుంది గదా! మిమ్మల్నెవరైనా ఇంట్లో మోటివేట్ చెయడం గానీ ఆహ్, ఎలా అంటే, ఎ ఎంకరేజ్ జెయడం గానీ, ఇంకా ముందుకెళ్ళాలి, బ్యాక్ స్టెప్పయ్యకూడదనేసి ఎలా ఎవరైనా జేశారా?
హుహు. అవును. మోటివేషనయితే ఎవ్వరు చెయ్యలేదు. ఆహ్, వన్స్ నా ఓనెక్స్‌పీరియన్సేంటంటే, పేరెంట్స్ ఆహ్, ఇద్దరు <tsk> అంటే, ఒకళ్ళు గ ఒకళ్ళు వెళ్ళిపోతే అది వేరు. ఇద్దరు వెళ్ళిపోయాక, ఫుల్ ఫ్యామిలీ అనేదే మనకీ ఎవరు లేరనే అనిపిస్తది.
అవును. అది నిజం. ఉండగా. అవును.
సో, అప్పటిదాకా ఉన్న మామయ్యలు గానీ, పి ఎవరైనా సరే, అప్పు ఆ నిమిషం నించీ అసలెలా అనిపిస్తదంటే, యాజ్ ఒకా బయట వాళ్ళు నేనొక ఆర్ఫన్‌ని అనే మ్ ఈ ఫీలింగొచ్చేసిందనమాట నాకు. అన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేశా నేను. ఇంక చాలా చేశాననమాట. ఇంకా ఎవ్వరు మోటివేట్ చెయలేదు, నాకు నేనే చెప్తున్నాను గదా! బాబు, నాకు బాబున్నాడు. ఇప్పుడు నాకేదన్నైతే దె వాడు గూడా అట్లాగే అవుతాడేమో. ఎందుకంటే, వాడికి ఇప్పుడు ఐ ప్రాబ్లముంది.
హ్మ్. ఏదో బయట వాళ్ళూ హ్మ్. బయట వాళ్ళని చూసినట్టు. హ్మ్. ఓహో!
బై బర్తే వాడికి ఆ మయోపియా ఉంది. -16 ఉంది సైట్.
ఓహ్! అయ్యో!
సో, నేను నేను ఇట్ల ఉండేవాడిని ఇంకా చూసుకోలేను కదా! ఎవరు చూసుకోలేరు.
అవునవును. అవును.
ఆ ఇదితోనే మళ్ళీ ఒక స్టెప్ తీసుకొని, నేనే నా అంతట నేను <smacks lips> అదే పుంజుకున్నాం అంటారు చూసారా! బ్యాకప్ అయితే
హ్మ్. అవును. మీకు మీరే మోటివేట్ చేసుకొని, ఒక బాబుననేది ఒక గోల్‌గా పెట్టుకొని, ఇక మీరు దాంట్లో నుంచి బయట పడ్డానికి ట్రై జేసారే.
బయటికి రావడానికి వాడితో టైమ్ స్పెండ్ చేయడం, వాడితో ఆడుకోవడం, గేమ్స్ ఆడడం, పజిల్స్ చేయడం, మేమిద్దరం కొంచెం సేపు బయటకెళ్ళడం, పార్క్‌కెళ్ళడం ఇంక ఇట్లా ఏళ్ళే ఇట్లా అయ్యేదన్నమాట.
హ్మ్. హుహు. ఓకే. ఆ! ఇక వాడితో అంటే, మీ బాబుతో టైమ్ స్పెండ్ చేసుకుంటూ చిన్న, చిన్నవి అలాంటివి కొంచెం మర్చిపోకుంటూ అలా అయిందన్నమాట.
టైమ్ స్ప్రే ఆ! ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పటికి కూడా అవును. ఇప్పటికి కూడా ఇంకా మెయిన్ రీజన్ అంటే హస్బెండ్ బాబు కోసమే, నేను మళ్ళీ ఆహ్, ఒక్క స్టెప్ తీసుకొని మళ్ళీ గే రిటర్న్ అయ్యానననిపిస్తది నాకు. అంతా ఇది ఫేస్ చేసి.
అవును. హ్మ్. ఆహాహా! ఆ! నిజమే అండి. మీరు తీసుకున్న ఒక డెసిషన్ అనేది చాలా జ్ మీకు ఇంపార్టెంట్ అయిన రెండు జీవితాలనే మార్చేసింది మీ లైఫ్‌లో.
హుహు. అవును. అవునండి. నాకదే అనిపిస్తది. ఎంత చదువుకున్నా, ఎంత ఉద్యోగం ఉన్నా ఒక పేరెంట్స్ ఎఫెక్షన్ అయితే, మిస్ అయిపోయాను అననిపిస్తదనమాట.
హ్మ్. హుహు. హ్మ్. హ్మ్. అది మనం ఎంత స్థాయిలో ఉన్నా కూడా, మనల్ని దగ్గరికి తీసుకునే వాళ్ళు లేకపోతే, అసలు జీవితమే వేస్ట్ అనిపిస్తది ఒక్కోసారి అయితే.
అవునండి. నిజం. నిజం.
హ్మ్. ఇప్పుడు మీరు హస్బెండ్ కూడా ఉన్నారు. మీ బాబు కూడా ఉన్నారు. ఇక వాళ్ళకన్నా మీకు ఇంకేది కావాలనేసి సొ, వాళ్ళ కోసమే హ్మ్. వాళ్ళ కోసమే జీవించి అవ్ అయ్యన్నీ మర్చిపోయి సంతోషంగా ఉన్నారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే.
ప్రస్తుతానికి ఇంకా అంతే. అహా! అంతే అండి. అలానే ఉన్నా ప్రస్తుతానికి.
చాలా బాగా చెప్పారండి. మీరు చెప్పిన ప్రతి ఒక్క మాట మనసుకి ఎలా అంటే, ఏదో ఎమోషనల్ అయిపోయేలాగా చెప్పారు ప్రతి ఒక్కటి. చాలా బాగా చెప్పారు. మనం ఖచ్చితంగా మళ్ళీ మాట్లాడుకుందాం.
థాంక్స్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలు.